ఏసుకుంటారు. అయితే మీకు మీకేటువంటి హ్మ్. డ్రెసలిష్టం? మీరు ఎటువంటివి కొని తీసుకుంటారు?
నాకూ ప్లెయిన్‌గుండాలండి. ఈ చిరిగిపోయిన డ్రెస్లు అయన్నీ ఫ్యాషన్ అలాంటియేమి ఇష్టముండదండి నాకు.
ప్లే‌యిను ఓకే. ఫ్యాషను ఇప్పుడు అంతా యూత్ ఫ్యాషను. నేను అంతే ప్లెయినే తీస్తాను. కొంచెం అంటే ప్లే‌యినంటే కొంచెం మంచి డీసెంట్ లుక్ ఉంటుంది అని చెప్పేసి ఒక ఐడియా నాకు.
అవునండి. అవునండి. కానీ ఎ ఎదుటి వాళ్ళని ఆకర్షి అంటే ఎలాగంటే బాగుంది. చూడ్డానికి మనకి ఏదో కొంతమంది ఉంటారండి. ఆహ్, 2,000, 3,000 పెట్టి పొ కొంటారండి అయి చిరుగుపోయినియి లేతే జబ్బలు కనపడెయి.
అంటే ఇప్పుడు కొంతమంది మీరన్నట్టు జిగేల్ జిగేల్ మనీ డ్రెస్లు గాకుండా, మరీ చిరిగిపోయినియి గాకుండా చూసి ఓకే. బావుంది. పర్లేదు అలా అనుకున్నా చాలు.
అవునండి. అవునండి. కానీ అవునండీ. అవునండి. ఇలాంటివి కొంటానండి. కొను ఇప్పుడు మనకి సంక్రాంతొచ్చేటప్పటికండి ఆహ్, పట్టు పంచా, తెల్లసొక్కయి ఇలా.
అవును. ఓకే. అది అదొక ట్రెడిషనది దానికి.
అదండి. అయితే మీకు ఇప్పుడు సాంప్రదాయ ఈ పండుగల్లో సాంప్రదాయ దుస్తులంటే నాకు చిన్న ఒక సే సంఘటనుందండి. నేను జాబ్ చేస్తున్నప్పుడండి రెండువేల పద్దెనిమిదో పంతొమ్మిదో అండి అంతగా గూ ఆ ఇయర్ గుర్తులేదు. అయితే ఆ టైమ్‌లోనే దీపావళి పండుగొచ్చిందండి.
చెప్పండి. ఓకే. దీపావళి ఓకే.
అయితే మేమందరం ఒక ఐదుగురు ఫ్రెండ్స్ ఒక రూమ్‌లో ఉన్నామండి. అందరూ ఒకళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులున్నారండి.
ఓకే. ఓకే.
మేమందరం ఒక రూమ్‌లో ఉన్నాం బ్యాచ్‌లర్సు. మేమందరం ఉండగా దీపావళి పండుగొచ్చింది. అప్పుడు మేము మాకు కంపెనీ కూడా సెలవిచ్చిందండి ఆ రోజు. అయితే మేమందరం ఏమనుకున్నామంటే అందరమును వైట్ పంచెను, వైట్ సొక్కయి కొనుక్కుందామని అనుకున్నామండి.
ఇయి ఓకే. ఓకే. ఆహా! మంచిది. ఓకే.
కొనుక్కొని మనందరం ఇలాగేసుకోవచ్చు అన్నామండి. అప్పుడు మేమందరం డబ్బులేసుకోనండి అంటే ఉ యహ్! అది రూమ్‌లోనే డబ్బులుంటాయి కదండీ. నెలకి ఇంతింత తిస్తాం గదా! దాంట్లో దాంట్లో డబ్బులతో మేమెళ్ళి ఇయన్ని కొనుక్కునండి...
ఆ! చేస్తారు. అవునండి. అవును. ఆ!
మేమక్కడా ఆహ్, అయితే మేము సెలబ్రేట్ చేసుకోలేదు గానీ మేము ఆ రోజు నేనేం జేశానంటే చికెను, బిర్యానీ వండానండి. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు రెడీవుతున్నారు. వీళ్ళందరూ రెడీ నేనిది టైమ్‌లో వండేసిన తర్వాత నేను రెడయ్యి. మేమందరం పట్టు పంచలతోటి ఇలాగ రోడ్డు మీదకొస్తేనండి అందరూ అందరూ దొ నవ్వుకున్నారు ఆనందపడ్డారండి. <smacks lips>
సూపరు. ఆ! ఓకే. సూపరయితే ఆ! <giggles> అంటే ఒకొక అదొక ఆనందం చూసి మిమ్మళ్ళందరూ చూసి.
అంటే వీళ్ళందరూ బ్యాచలర్సు చిన్నవాళ్ళు అయినా చూడు ఎంత బావున్నారు? ఎంతలాగా సెలబ్రేట్ చేసుకున్నారు? అక్కడెంటంటే మన దుస్తుల్లో మన మన పండగనేది కనబపడిపోయిందండి.
కనపడుతంది. కరెక్ట్ బా చెప్పారండి. ఇప్పుడు మన దుస్తుల్లో మా పండగ అనేది బా కనపడుతుంది. అవునా?
అవునండి. అయితే ఆళ్ళందరూ తర్వాతకి ప్రతి సంవత్సరం అదే రోజుల్లో ఇప్పుడు అంతే ఫోటోలు తీసుకుంటాం గదా! ఆ గూగుల్ రిమైండరొచ్చినప్పుడు ఆ చూస్తే చాలా ఆనందమేస్తది. ఎందుకంటే ఆహ్, ఆ! ఈ ఆ బట్టలు ఇప్పుడిక లేవండి. కానీ ఆ ఫోటోలు ఆ ఆనందం అన్నది మళ్ళీ గుర్తు చేసుకుంటా ఉంటే అయ్యో! నాకు చాలా ఉందండి. కొంతమంది ఈ రెడవుతారండి.
అవును. సూపరండి. అవును. ఓకే. అవునండి. అవును.